ఆ తరవాత
అంటే ఆహ్, ఆహ్, అలాంటివేవన్నా ఫేస్ చేశారా మీరు? అంటే, ఇప్పుడు కొన్ని సార్లు ఎలా ఉంటదంటే మన జూనియర్సొచ్చి మనకి చెప్తూ ఉంటే, అబ్బా! వీళ్ళేంటి మనకి చెప్తున్నారు? <chuckles> అలాంటి సిట్యుయేషన్ ఏదన్నా ఫేస్ చేశారా?
ఆ చేశానండి. అలాంటి సిట్యుయేషనులు చాల ఉన్నాయండి. అక్కడిదాకెందుకు, ఇప్పుడు నేను కోర్స్ జాయినయింది నాకంటే చిన్నోళ్ళు చెప్పేదే. <chuckles>
ఆ! <laughs> నిజంగా అట్లాగే అలాగా చెప్తుంటే ఒ ఒక్కొక్కసారి ఆహ్, వాళ్ళు మాట్లాడుతుంటే, ఏంటి వీడు ఇలా ఓవర్ యాక్షన్ జేస్తున్నాడు. <chuckles> అనిపిస్తది గదా! మనసులో?
అప్పుడు అనిపిచ్చింది. ఆ! వీళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉంది. ఆ! ఓవర్ యాక్షన్ అని చెప్పలేను గాని, వాళ్ళ దగ్గర అది ఏంటంటే. అయ్ ఆ! వీళ్ళు మనకంటే చిన్నోళ్లయినా, వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది.
<chuckles> ఉంది. ఆ! అంటే, పర్లేదు నేర్చుకోవచ్చు. తప్పులేదు. అలాగా అనట్లేదు. అంటే ఎప్పుడైనా ఒకసారి ఏదన్నా కొంచెం అతిగా మాట్లాడుతుంటే, అబ్బా! ఏంటి ఇలా ఓవర్ జేస్తున్నాడు. అనిపిస్తది గదా! మనసులో మనకి?
ఆ! ఆహ్, అలాంటి వాళ్ళయితే ఇప్పుడు దాకా దొరకలేదండి. అంటే, అలాంటి వాళ్ళు గూడా ఉన్నారని విన్నాను.
దొరకలేదా? ఓకే. ఓకే. ఉండ్ ఉంట్ అంటే కొంతమంది అతిగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గదా! ఇప్పుడు మనకేదన్నా సబ్జెక్టు తెలియలేదనుకోండి, వాళ్ళు ఓవర్‌గా చెప్పడము. చెప్పిందే పది సార్లు చెప్పడము. అలాగా ఎప్పుడనా జరిగిందా అని మీకు?
ఆ! అహా! నాకైతే జరగలేదు. ఆహ్, కానీ వింటూ ఉంటామండి. అంటే ఇప్పుడు కొలీగ్స్ ఉంటారు గదా! వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. "ఆ! తను చూశావా, ఫ్రెషర్ ఇప్పుడే ఒచ్చింది. కానీ, తనకి ఇవన్నీ వచ్చంట. ఆహ్, అందుకే చూడు <chuckles> అక్కడి దాకా వర్క్ ఎళ్తుంది." అని జెప్పేసి ఆహ్, ఏదో ఒక టాపిక్‌లో టాపికయితే ఒచ్చిద్దిది.
ఆ! ఆ! అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! కొంచెం ఇదిగా <chuckles> ఆ! మాట్లాడుకుంటాం గదా! వెనకాతల. <chuckles> హ్మ్. అదే. అదే.
ఆ! మాట్లాడుకుంటాం. అది మాత్రం తప్పనిసరన్నమాట.
ఇప్పుడు అంటే ఈ కాలం వాళ్ళు ఎలాగంటే, చురుకుగా నేర్చేసుకోవడము. ఏదన్నా వాళ్ళకి ఫ ఇప్పుడు ఎడ్యుకేషన్‌తో పాటు ఇవన్నీ గూడా నేర్పిచ్చేస్తున్నారు గదా! అప్పుడేంటంటే, మనకి సెపరేట్ సెపరేట్‌గా ఎల్లాల్సొచ్చేది నేర్చుకోవడానికి.
అవును. ప్లస్ అవును. మీరు జెప్పింది కరక్టే. ఎందుకంటే, ఇంతకు ముందు మనం ఆహ్, నేర్చుకునేటప్పుడు అది ఎలా ఉందంటే, ఆహ్, మనం ఫస్ట్ మన సబ్జెక్ట్స్ మీద ఆహ్, దృష్టి బెట్టేవాళ్ళం. కదా! ఆ తరవాతే మిగతావి అని చెప్పి ఆలోజించేవాళ్ళం. కదా! ఇప్పుడేంటంటే ఇప్పుడు అన్నీ, ఆహ్, దీని తర్వాత ఇది. వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఏంటంటే, నెట్ ఉంది గాబట్టి, ఇప్పుడు ఉన్నవన్నీ ఆన్‌లైన్ మనకెలాగు అన్ని చోట్ల అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయి గాబట్టి, మనం వాళ్ళకి తెలిసిపోతున్నయి.
హుహు. హ్మ్. అవును. ఆ! కరెక్టది. ఆ! అవును.

దీనివల్లయితే ఇంకా ఎక్కడో ఓ చోట అయితే చెప్పగలను, ఫిజికల్ హెల్త్ పరంగా అయితే ఇది మంచిది కాదు అనే ఉంటది. నా దృష్టిలో అయితే. ఆ ఫోన్లలా పట్టుకోగానే ఇంకా వాళ్ళు బయటికెళ్ళి ఆడ్డం గూడా మానేశారండి.
అవును. కరెక్టే కరెక్టే. హ్మ్. <giggles> మానేసారు. ఇంక బయట ప్రపంచం తోటి వాళ్ళకి సంబంధం లేదు. హ్మ్.
సంబంధం లేదు. ఇంకా ఏదొచ్చినా సరే ఫోనులో ఉంది గదా! ఆప్షను. ఆ ఈ ఆ ఈ యాప్ ఇందులో ఉంది గదా! చాలా అంటే చాలా యాప్స్ ఉన్నాయండి. ఇవన్నీ స్కిల్స్ ద్వారానే ఒచ్చినయి. ఇవన్నీ ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవడం వల్లనే ఒచ్చినియి. కాదనుకో
అవును. ఆ! గేమ్స్ పరంగా అవును. అవును. ఇప్పుడు చూడండి ఈ మధ్య కాలంలో మనకి లాంగ్వేజెస్ కూడా, ఇప్పుడు మనకి లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ ఏదన్నా ప్రదేశానికెళ్ళినప్పుడు ఎంత ఇబ్బంది పడేవాళ్ళం మనము. వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడ్డానికి గాని, ఏదన్నా బార్‌గైన్ చేయడానికి గాని, ఇప్పుడు అదే వాళ్ళు గూగుల్లో కొట్టేస్తే మనకి వచ్చేస్తుంది గదా!
ఆ! అవును.
సో, అలాంటివిగూడా కొన్ని మనం అంటే అవి గూడా నేర్చుకోవచ్చు అనిపిస్తుంది నాకు.
ఈ ఆ! ఒక్ ఒక రకంగా యూజ్ అవుతూనే ఉంది.
అవును.
కానీ మనం ఎంత లిమిట్‌లో అయితే పెడతామో అంత మంచిది. అని అనుకుంటున్నా నేనైతే.
కరెక్ట్ కరెక్టండి. అది లిమిట్ అనేది ఉండాలి. పెద్దల మన సంరక్షణలోనే ఉండాలి వాళ్ళు ఎంత ఇదున్నా గూడా మనము ఒకలా ఒక అదే, అంటారు గదా! ఒక కన్నేసి ఉంచాలి అంటారు గదా!
అవును. అవును. ఖచ్చితంగా మన కంట్రోల్‌లోనే ఉంచాలి అనైతే నేను అనుకుంటానండి.
<giggles> హ్మ్. ఉన్ ఉన్ ఉండాలి ఉండాలి. అవును. ఇంకా ఇలాంటి స్కిల్సేమన్నా చెప్తారా? కొత్తగా అంటే మీకు ఇలాంటి నైపుణ్యతలేవన్నా కొత్తగా నేర్చుకొని మీకు ఉపయోగపడ్డవి?
ఆ! ఈ